ఆ! గమనించానండి ఎందుకంటే, ఫ్ మనం క్రికెట్ ఆడేటప్పుడేంటంటే, మనా థాట్ కానీ, ఏమైనా కానీ, పాజిటివ్‌గ ఉంటుంది. మనం బయట అవుట్‌డోర్ గేమ్స్ ఆడేటప్పుడు, <smacks lips> కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తదనమాట మైండంతా కూడా.
ఓకే. నిజమే. అంటే ఎందుకంటే, అక్కడా క్ మీరు గ్రౌండ్‌లో ఆడతారు కాబట్టి, ఆ గ్రౌండ్ నుంచి చుట్టూ నుంచి ఒచ్చే గాలి. మరి ఆ ఫ్రెష్ గాలి మీకు తగలడం. మరీ ఏంటంటే, మీ బ్లడ్ ప్రెషర్ కంటే ఆక్సిజన్ లెవెల్స్ అంటే, ఎట్ల ఎలా ఉంటాయంటే, ఎక్కువగా ఉంటాయి. మీరు మంచిగా ఆడుతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఎక్కువ గాలీ తీసుకోగలుగుతారు బాడీలోకి. సో, అప్పుడేంటంటే, ఆ ఆక్సిజన్ లెవెల్సన్నీ కూడా యాక్టివ్‌గా ఆహ్, అన్నీ ఆహ్, చేరడం. అన్ని బ్లడ్ కణాలు గానీ, ఈ సెల్స్ గానీ యాక్టివేటయిపోడం, బ్రెయిన్ ఫంక్షన్ గూడా చాలా మంచిగ జరగడం. సో, వీటన్నిటి ద్వార ఏంటంటే, మీకు ఆ రిలీఫు, ఆనందమనేది అక్కడ మీకు గు కలుగుతుందని నే అనుకుంటన్నాను. మీరేవంటారు?
ఆ! అవును. నేచర్ కానీ అంతా కూడా అవును. అవునవును. అవును. అవునండి. అవును. ఆ! అవునండి. ఇంకా ఏంటంటే, మనం స్టడీ పరంగొస్తే ఆహ్, మనం ఇప్పుడూ మనకీ స్టడీ పరంగొస్తే ఇంకెవరికన్నా స్ట్రెసనేది కొంచెం ఎక్కువుంటుంది. అదే మనం రిలీఫ్‌గా చదువుకోని, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి, అయ్యి లాస్ట్‌లో మనం పాసయిపోతాం చూడండీ, ఆ హ్యాపీనెస్సే వేరసలు. ఇంట్లో చెప్పిన తర్వాతా వస్తది అదొక ఫీలంతే ఇంక, నేనన్నీ పాసయిపోయాను.
నిజమే. అవును. <laughs> ఓకే. నిజమే. అంటే, కష్టపడి చదివితే అంటే, ఒక నిజంగానే సంతోషమొస్తుంది. మనం కష్టపడ్డాం, ఫలితవొచ్చిందనుకో అని ఒస్తుంది. కొంతమందేంటంటే, 1 డే ముందు, లేపోతే 2 డేస్ ముందే స్టార్ట్ చేస్తారు చదవడం. వాళ్ళకేలాంటి ఆనందం గలుగుతుందంటే ఏమంటారు?
ఆ! అవును. చాలా హ్యాపీ‌గా ఫీలవుతాం. అవునండి. <giggles> ఆళ్ళకంటే ఆనందం. అంటే, ఆళ్ళూ ఏట్ ఏ ఉద్దేశంలో ఉంటరంటే, జస్ట్ ఫాసయితే చాలురా. మనకింకా ర్యాంకులు గట్ట ఏవొద్దు. పర్వాలేదు ఫాసయితే చాలు అన్న థాట్‌లో ఆళ్ళుంటారు, కానీ బా చదివేవాడూ ఏంటంటే
వాళ్ళు గానీ పాసయితే? నిజమే. <laughs> ఓకే. అయితే, మీరు మెరి మెరిట్ స్టూడెంటా, లేపోతే ఏ స్టూడెంట్ మీరైతే గనక?
నేనూ, నేను ఒచ్చేసేమో సివిలింజినీరండి, బీటెక్.
ఓకే. ఓకే.
ఆ! అవును. అంటే, ఇప్పుడు
సో, మీకు మెరిటే, మెరిటే ఉందనమాట మొత్తం. మెరిట్ స్టూడెంటనమాట మీరు.

ఆ! అప్పుడు ఆళ్ళు 70 సెవెంటీ సెవెనో ఎంతో కొట్టారండి. మేము ఆ టైంలో మేము 82 ఎయిటీ త్రీయో ఎంతో కొట్టి, టార్గెట్ ఇచ్చాం వాళ్ళకి.
ఓకె. ఎన్ని ఓవర్స్ మాచ్ అది మరి?
ఏంటండి?
ఎన్ని ఓవర్స్ మ్యాచ్? ఎన్ని ఓవర్స్?
ఆ! ఓవర్స్ వచ్చేసి 15 ఓవర్స్ మ్యాచ్.
15 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి, మీరు 80 కొట్టారు. పర్లేదు. సో, వాళ్ళు 74 దగ్గరే ఆగిపోయారన్నమాట.
ఆ! అవును. ఆ! అవునండి. <chuckles>
ఓకె. చాలా బాగుంటుంది. ఆ తర్వాత, మీరు గీతం కాలేజ్ చేసే అంటే చాలా పెద్ద కాలేజ్ వాళ్ళ మీద వెగ్ విన్నారంటే గనక, మీకు చాలా హ్యాపీగా ఉంటుంది.
అవును. ఆ! చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ మెడలోకటి తీసుకుంటాం కదండీ. అండ్ ఆ టైంలో, ఇంకా అందరు మన వంక చూస్తుంటారు చూడండి ఆ ఫీలింగు. <laughs> ఆ ఫీలింగ్ వేరేలా ఉంటది ఇంకా అసలు. ఆ! అసలు. మనం మళ్ళీ అదనే కాదు, మనం ఏదన్నా వర్క్ చేసుకున్నా సరే, మన వర్క్ టైమ్‌లో కూడా ఏంటంటే, <smacks lips> మనం అనుకున్న టైంకి ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్నప్పుడు కూడా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు. ఎందుకంటే, మళ్ళీ తర్వాత ఆ వర్క్ అనేది పెండింగుండదు. మళ్ళీ ఆ వర్క్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు, ఆ టైంలో కూడా మనకి హ్యాపీగా ఫీలవుతాం ఎందుకంటే, ఇంక మళ్ళీ ముట్టుకోక్కర్లేదురా బాబు ఈ వర్కు, అని హ్యాపీగా ఫీలవుతుంటాం.
ఓకె. నిజమే. ఇగ చప్పట్లు కూడా కొడతావుంటారు మీకు. <chuckles> వేరే లెవెలా? ఓకె. నిజమే అండి. యెస్. నిజమే. ఓకె. నిజమే, నిజమే. అయితే మరి ఇప్పుడు, ఒక మీరు మీక్ మీకు నచ్చిన పని చేస్తున్నప్పుడు ఆనందం కలుగుతుంది గదా! సో, ఇలాంటి పని చేస్తున్నప్పుడు ఏంటంటే కుటుంబం, సమాజం వీళ్ళ మరి ఏంటి పాత్ర ఏ విధంగా ఉండాలంటే ఏం చెప్తారు?
ఆ! అవును.